తర్వాత అండి మెల్లమెల్లగా రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా సాయంత్రం
హ్మ్. అంటే మీ బాడీ మీకేమన్నా సంకేతాలు పంపించిందాండి మీకు రెస్ట్ అవసరం అని?
ఆ! ఆహ్, ఓ ఖచ్చితంగా అండి. ఏమైందనంటే ఆహ్, ఓ ఒక 10 సంవత్సరాల ముందు, ఒక 8 సంవత్సరాల వరకు, అంటే నేను 2, 3 సంవత్సరాల క్రితము క్రికెట్ ఆడడం మానేయాల్సొచ్చిందండి. ఎందుకు అనంటే, నాకు కొంచెం చిన్న ఇంజురీలాగా అయిందండి ఒకసారి మ్యాచ్ ఆడేటప్పుడు. ఏమైందంటే సడెన్‌గా ఈ మన బ్యాక్ పట్టేసిందండి నాకు చెప్పాలంటే.
హ్మ్. ఓహో! హ్మ్. అయ్యో! హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్.
పట్టేసింది. నడవడానికి రాలేదు. విపరీతమైన నొప్పి. అయితే తర్వాత డాక్టర్ గారి దగ్గరికెళ్లి చూస్తే స్కాన్ తీస్తే, మనకి అదేదో స్కాన్ ఉంటది కదండీ. ఆహ్, ఎంఆర్ఐ స్కాన్ ఆగొ అంటే, అదికి గుట్టంలో పంపిస్తారు. అదేదో చేస్తారు. ఎంఆర్ఐ స్కానేనా అండి అది?
హ్మ్. ఎంఆర్ఐ స్కాన్ అండి. ఆ! హ్మ్. ఎండోస్కోపీ అనుకుంటండి.
ఎండోస్కోపియో ఎంఆర్ఐ.
అంటే చిన్న కెమెరా పెట్టి గొట్టంలో పంపిస్తరదా?
ఆ! లేలేలే. లేదండి. అంటే మనల్ని ఒక దాంట్లో పంపిస్తారు మాగ్నెటిక్ రేస్
ఓహ్! అవునవును. అది ఏంఆర్ఐ యే అండి. ఎంఆర్ఐ ఒకటి, సీటీఆర్ఐ ఒకటి. హ్మ్.
ఎంఆర్ఐ స్కాన్. ఓకే. అది ఏదో ఉంటుందండి ఆ స్కాన్లకైతే పంపించారు. ఇది ఓకే.
సీటీ స్కాన్ ఒకటి. హ్మ్. ఏంఆర్ఐఏ మనం అలాగా రౌండ్‌గున్న దాంట్లోకి వెళ్తాం. హ్మ్.
హ్మ్. రౌండ్‌గా ఉన్న దాంట్లో ఎళ్ళామండి. అది నేను క్రికెట్ ఆడేటప్పుడు కూడా నాకు అంత నొప్పి రాలేదు. ఆ ఎంఆర్ఐ స్కాన్ లోపలకి తీసుకెళ్ళినప్పుడు 20 నిమిషాలు దాంట్లోనే ఉన్నానండి. ఒకసారి కళ్ళు మూసుకో అంటాడు. ఒకసారి బ్రీత్ ఇన్ అంటాడు. ఒకసారి బ్రీత్ ఔట్ అంటాడు. అదేమీ అర్థం కాలేదనమాట.
హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్, హ్మ్. అది చాలా నరకం అండి. ఎంఆర్ఐ స్కాన్.
అబ్బో! నిజంగా అండి అసలు. అవన్నీ స్కాన్లు లేకుండా సుఖంగా బతకాలండి జీవితం అనేది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.